అంటే ఇంట్లో ఫస్ట్ టైమ్ నన్ను బయటకి పంపించారు కదండీ! ఆహ్, నేనూ కొంచెం స్ట్రాంగుండాలి. జాబ్ అమ్మాయికి, ప్రతి అమ్మాయికి చాలా ఇంపార్టెంటు. ప్రతి అమ్మాయి ఇండిపెండెంట్‌గా ఉండాలి. తన కాళ్ళ మీద తను నిలబడాలి. అవతల స్ట్రాంగుండాలి ఇలాంటి టైమ్‌లో. ఆ! బెంగుళూరుకే యాక్సెప్ట్ ఆహ్, వెళ్ళలేకపోతే ఇంకా ఇంకా యూఎస్ అబ్రాడ్‌కి ప్రాజెక్ట్ వస్తే అప్పుడెలా వెళ్ళగలుగుతా! ఇది స్టాండ్ తీసుకుంటేనే ఫస్టు ఆహ్, మిగతా ప్లేస్‌స్‌కి కూడా వెళ్లి నేను వర్క్ చేయగలుగుతా. ఆహ్, ఇది నేను సక్సెసయ్యి మా డాడీకి నేనేంటో నేను చూపిస్తా అని అదొక్కటే ఉంది. <giggles> ఆ! కా
అవును. వాస్తవమండి. అవును. అవునవును. ఆ! నిజమే అండి. అది. అవును. అవును. ఆ! అవును. <chuckles> మొత్తానికి మీరు కంకణం కట్టుకున్నారన్నమాట. ఎలాగైనా నిరూపించి చూపించాలని.
<chuckles> అవునండి. నిజంగా అలా వెళ్ళా‌లే అనుకున్నా. కానీ కొంచెం భయమేసింది. ఎంతైనా అమ్మాయిని కదండీ ఎలా ఉంటది? ఇంకా ఎవరైనా అబ్బాయిలెవరైనా ఉంటారా? ఆహ్, నాకు సేఫ్‌గా ఉంటదా లేదా? అది నేను వెళ్తుంది నైట్ టైము. నైట్ టైమెలా ఉంటది? సెక్యూరిటీ ఉంటదా లేదా?
ఆ! ఆ! అవునండి. అవునవును. వాస్తవమండది. ఓహ్! మీరున ఆహ్, రాత్రి ప్రయాణమంటే ఇంకా చాలా ఆహ్, ఆందోళన కలిగిన విషయం గదండది! తల్లిదండ్రులు కూడా. సో, మరి మీ తల్లిదండ్రులు ఈ ప్రయాణానికీ ఆహ్, మీరు ఏ విధంగా వాళ్ళని ఒప్పించగలిగారూ? అంటే దాని యొక్క ప్రాధాన్యతని ఆహ్, ఆ టైంకి మీరు బయలుదేర దేరాలి. ఆహ్, యొక్క ఉద్యోగం యొక్క ఇంపార్టెన్స్ ఏ ఏ విధంగా వాళ్ళని మీరూ ఆహ్, ఏమంటారు? ఆహ్, దాన్ని కన్విన్స్ చే చేయగలిగారు?
ఇంకా! ఆ! చాలా భయపడ్డానండి. ఆ! అవునండి.

అంటే ఇంగ్లీషు వచ్ వచ్చు కదండీ నాకు నార్మల్‌గా!
ఓహ్! అవునవును. వాస్తవమే. వా
హ్మ్. అయితే ఇంగ్లీష్‌లో హ్మ్, మాట్లాడానండి వాళ్ళతో, నారు నార్మల్‌గా ఎంట్రన్స్ ఎక్కడుందని. అయితే వాళ్ళు నార్మల్‌గా "ఓకే, యూ‌ ఆర్ తెలుగు!" ఆహ్, అని వాళ్ళు ఇంగ్లీష్‌లో అడుగుతే, అవును నేను తెలుగూ <chuckles> అని చెప్పాను. అయితే అప్పుడు మాది సంభాషణ మాకు ఇంగ్లీష్‌లోనే అయిందండి. అప్పుడు ఆ
హ్మ్. అవునా? ఆ! ఆ! అవును. ఓహ్! ఇంగ్లీష్‌లో కాబట్టి మీరో ఆహ్, సో, మీకు కొద్దిగా మీకొక టెన్షన్‌ను తగ్గిచ్చేసిందనుకోండి.

అవునండి. ఆ వ్యక్తి ఇంకా నాకు ఎంట్రన్స్ ఎక్కడో చూయించారు, బస్ స్టాప్ ఎక్కడో చూయించారు. అక్కడ మా స్నేహితుడొచ్చే వరకు ఆయన అక్కడ వెయిట్ చేసారండి నాకోసం. అక్కడో హ్మ్. అక్కడ ఉన్నారు. హ్మ్.
హ్మ్. అ అక్కడ వెయిట్ చేసారు. అంటే ఆహ్, ఆహ్, మీరు చెప్పడం బట్టి రైల్వే స్టేషన్ పక్కలే బస్ స్టాండుంది.
అవునండి.
ఓహ్! ఓకే. ఓహ్! అవునా! ఆ! సో, మీకు ఆహ్, మొత్తానికి మీ స్నేహితులు ఎవరో మొత్తానికి మీరు వెయిట్ చేసాక అక్కడికొచ్చారు. సో, మరి మొట్టమొదటిసారిగా, మీకు సంబంధించిన వ్యక్తి ఆహ్, ఒకరు ఆ నగరంలో ఉన్నారు అన్నప్పుడు, మీకు ఆ ఒచ్ ఆపా మీ ఒక్క స్నేహితుడిని చూసాక మీకు కలిగినటువంటి అనుభూతి ఎలా ఉంది?
హుహు. ఐ థింక్ ఓకే.